ఆ! అన్ ఎందుకు చెప్పండి? ఎందుకో తినాలనిపిచ్చలేదు ఆ రోజు. ఆ రోజేమో ఎక్కువ నానబెట్టేసింది. ఇంక నాకొక బుర్రలో ఒక ఐడియా ఒచ్చిందనమాట. ఎందుకు ఈ స్ప్రౌట్స్‌తో వడలేయకూడదు అని జేప్పి.
అదేలే. హ్మ్. ఓకే. ఓకే. ఓకే. హ్మ్.
ఆ! దాన్ని ఆహ్, నానబెట్టున్నాయి కదా! వాటినేం చేశాను మిక్సీ కచ్చ పచ్చగా మిక్సీ పెట్టాననమాట కొంచెం అల్లం కొంచెం కొత్తిమీర
అంటే మొలకెత్తకు ముందే మామూలుగానా? హ్మ్.
ఆ! ఆ మరీ అంత మొలకెత్తలేదు. కొంచెం ఆహ్, కొంచెం బయటికొచ్చింది ఒక 1 సెంటీమీటర్ అలా. హ్మ్. అలాంటి వాటిని ఇంక మిక్సీలో వేశాను. అవి మెత్తగా పేస్ట్ అయిపోయినాయండి. మరి ఎందుకంత పేస్ట్ అయినాయో తెలీదు. వడ షేపైతే రాలేదు. సరే షే
ఓకే ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. నీళ్ళతోగా ఏమైనా పోసేసార ఏంటి?
అంటే నానబెట్టున్నాయి గదా! బహుశా అందులో ఉన్న తేమ వల్ల బాగా గుజు గుజుగా అయిపోయుండిద్ది. ఇంక సర్లే దీన్ని ఇంత మరి గుజ్జుగా అయితే వడ రాదు కదా! అని జెప్పి పిండేసా ఇదేంటి బియ్యప్పిండేసా. హ్మ్. బీయప్పిండి ఎసా అనమాట అది వచ్చిందండి మామూలుగా రాలేదసలు. ఆ!
అవునవును. ఓకే. హ్మ్. బియ్యపిండి. హ్మ్. హ్మ్. ఏమైంది? అంతా, అంత గొప్పగొచ్చిందా? లేకపోతే ఏంటి?
మామూలుగా కాదు! గోడకేసి కొడితే మళ్ళీ తిరిగి చేతిలోకొచ్చింది.
<laughs> అదేలే అదేలే. ఆ తేమ అనేది లేకుండా వేసేసుంటారైతే బియ్యపిండి.
బహుశా బియ్యప్పిండి ఎక్కువేశా దా ఆ! దానివల్ల ఆ! కొంచెం బీయప్పిండి ఎక్కువ పడిందనమాట. ఇంక అదేంటంటే గోడకేసి కొడుతుంటే మళ్ళీ తిరిగొస్తుంది. అసలంత విధంగా ఎక్కువైపోయింది బియ్యప్పిండి.
హ్మ్. <chuckles> మరేం చేశారవితే అవైతే చేసాక?
ఏం చేశామండి? ఆఖరికి మా కుక్క కూడా తినలేదు. కాకపోతే దాన్నుంచి ఏం నేర్చుకున్నానంటే, అంటే వడలు మన శనగపప్పుతోనే ఏయాలి. ఇష్టవొచ్చిన పప్పులతోని అలాగే పిండిలతోని వేయకూడదు. అసలు మనకు రానప్పుడు అసలు దాని జోలికి పోకూడదు అని అర్థమైంది నాకు ఆ ఒక్కదాని తర్వాత.
అయ్యయ్యో! హ్మ్. ఓకే. అంటే ఇవి ఓన్, ఓన్ రెసిపీయా లేకపోతే యూట్యూబ్‌లో చూసి
హ్మ్. ఓన్ రెసిపీనే, యూట్యూబ్ లేదు. పాడు లేదు.
ఆ! మెయిన్ అది. అట్లాంటివి మీరు యూట్యూబ్‌లో చూసుకోవాలి. ఇట్లా సోక్ చేసిన స్ప్రౌట్స్‌తో ఏం చేయొచ్చు అని. అప్పుడు బానే ఒచ్చేది.
హ్మ్. అప్పటికంత బ్రెయిన్ లేదనమాట. అప్పటికి నాకనిపించింది నాకు కొంచెం క్రియేటివిటీ ఎక్కువ గదా! ప్రతి దాన్ని కొత్తగా చూద్దాం, కొత్తగా చేద్దాం అని ఆలోచిస్తూ ఉంటాను. అందులో ఎక్కువిలా విఫలవైపోతూ ఉంటాయి. విఫలవైనంత మాత్రాన మనవేమి ఆహ్, ప్రయత్నించడం ఆపవనమాట. ఆ!
ఓకే. హ్మ్. ఓకే. ఓకే. వెనకడుగు.
చేయాల్సింది చేసేయడమే.
ఓకే. ఓకే. ఓకే. మరింట్లో వాళ్ళేమంటారు? ఎప్పుడన్నా వంటగదిలోకెళ్ళేదైనా చేస్తాను కొత్తగా, అంటే ఏమన్నా అంటారా?
ఏమంటారు, మళ్ళీ ఏదో పేల్చడానికి రెడీగా ఉంది అనుకుంటారు. ఒకసారిలాగే ఏ యు ఆహ్, యూట్యూబ్‌లో జూసి చేశాను ఈసారి. నన్ను నేను నమ్ముకోలేదు. చంకీస్‌లాగా చేశానండి. ఏవున్న పిండిలన్నీ ఏసేసి అందులో కాసిన్ని క్యారట్ ముక్కలు, ఆహ్, కొంచెం కొత్తిమీర ఇవన్నీ కలిపి మన మంచూరియన్ బాల్స్‌లా ఉంటాయి చూసారా?
ఓకే. హ్మ్. హ్మ్.